అవునవును. తప్పకుండా. ఎందుకంటే, మ ఆ! వీడియో‌ని పక్కన పెడితే అండి, పాటలు మాత్రం ప్రతి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో రకంగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే, అసలు మనం వినే సాంగ్సే మన, మన ఆలోచనా విధానాన్ని అంటే మార్చేలా ఉంటాయన్నమాట. హ్మ్. ఒకవేళ మంచి సాంగ్స్ విని అవునవును. వింటాను. వింటాను. ఈ ఈ సాంగ్స్ గూడా, ఈ ఇన్‌ఫ్లూ‌ఎన్‌సర్స్ ద్వారా కొన్ని చాలెంజేస్ లేకపోతే, కొన్ని హుక్ స్టెప్స్ డాన్సు‌ల్ డాన్స్‌లు ద్వారా కొంచెం ప్రమోట్ చేపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఆ! ఇంకా సాంగ్స్ గూడా ఎలా అయిపోయాయి అంటే అండి, అసలు సినిమాకి సంబంధం లేకుండా గూడా ఇన్‌స్టా‌గ్రామ్‌లో లేకపోతే, యూట్యూ‌బ్‌లో ట్రెండ్ కావాలనే ప్రత్యేకంగా ఒక హు హుక్ మూవ్‌మెంట్ అనేది పెడుతున్నారు. ఎందుకంటే, ఈ రీల్స్‌లో అదే.
హ్మ్. హ్మ్. హ్మ్. మీరు ఎక్కువ పాటలు వింటారా మరి? ఓకే. హ్మ్. అవునవును. నిజంగానే. హ్మ్. అవును. అవును. ఇక అదే పట్టుకొని ఒకళ్ళు చేసినదాన్ని, చూసి ఒక ఇన్‌ఫ్లూ‌ఎన్సర్ చేస్తే అది చూసి ఇక రకరకాల ఇన్‌ఫ్లూ‌ఎన్‌సర్‌లు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. నిజంగానే.
అదే. అదే. ఇంకా ఆ! రీల్స్‌లో కేవలం ఒక ముప్పై ముప్పై నుండి ఆహ్, ఒక నిమిషం వరకే చూస్తారు గదా! కాబట్టి ప్రతి సాంగ్‌లో కూడా 30 నుండి ఒక నిమిషం వరకు, ఇలా ఒక్కటే లిరిక్ వచ్చేలా, ఒకటే బీట్ వచ్చేలా పెడుతున్నారు. దీనివల్ల అసలు ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్‌ల యొక్క క్రియేటివిటీ కూడా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, సంబంధం లేనప్పుడు ఈ హుక్ స్టెప్స్ ఆహ్, హుక్ బీట్స్ పెడతారు గదా! అసల వినడానికి అంత బావుండదు. ఫుల్ సాంగ్ వినడానికి బావుండదు. ఓన్లీ ఆ హుక్ మూవ్‌మెంట్ బావుంటది.
హ్మ్. ఓహ్! ఓకే. నిజంగానే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! ఏదైతే వీళ్ళు ట్రెండింగ్ చేస్తున్నారో ఫలానా ఇన్‌ఫ్లూ‌ఎన్‌సర్‌లు టాలీవుడ్‌లో పాటలే కానీ, బాలీవుడ్ పాటలు ఏదైనా కానీ, మనం ఏంటి అంటే ఆ ఒక్క లిరిక్కే వినాలి లేకపోతే, ఆ ఒక్క బీటే వినాలి అనిపిస్తుంది. మిగతా పాటంతా కూడా ఎక్కడో, ఎప్పుడూ వినలేదే అన్నట్టు బోరింగ్‌గా ఉండి స్కిప్ చేసేస్తున్నారు నిజంగానే.
అవునవును. హ్మ్. అసలు చాలా సాంగ్స్ అలానే వచ్చాయండి. ముఖ్యంగా చెప్పాలంటే, పోయిన సంవత్సరం 'తోబతోబా' అని ఒక సాంగొచ్చింది. ఆ! హిందీలో. అది అసలు మొత్తం సాంగ్ ఎవ్వరూ వినరు ఓన్లీ ఆ 'తోబా, తోబా, తోబా తోబాతోబా' అదొక్కటి తప్ప ఎవ్వరు వినరు.
హ్మ్. అవునవును. నిజంగానే. హ్మ్. అవును. అస్సల. ఇప్పుడు రీసెంట్‌గా టాలీవుడ్‌లో కూడా ఆ! రీసెంట్‌గా టాలీవుడ్‌లో కూడా 'రామ్ చరణ్' గారిది ఒక సాంగ్ ఫేమస్ అయ్యింది కదా! ఓన్లీ ఆ! బీటే పెడుతున్నారు. సాంగ్ అంతా మర్చిపోతున్నారు.
అవునవును. ఆ! ముఖ్యంగా ఒక్క బీట్ మాత్రమే పెడుతున్నారు. అదే నేను చెప్పినట్టు ఆ! మ్యూజిక్ డైరెక్టర్స్ గూడా ఎంత గొప్పోళ్ళయినా, అతను 'ఏఆర్ రెహమాన్' అండి చేసింది. 'ఏఆర్ రెహమాన్' సాంగ్స్ చాలా బావుంటాయి. కానీ అతను గూడా ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలని చెప్పి, ఇలా హుక్ బీట్ పెట్టేసి మరి చేస్తున్నారంటే, అర్థం చేసుకోండి. ఎంతలా ప్రవ ప్రభావితం చేసింది.
హ్మ్. నిజంగానే. అవును. వినాలనిపిస్తది వినే కొద్దీ హ్మ్. అదివరకి. ఆహ్, పాటలు గూడా అండి 6 నిమిషాలు, 7 నిమిషాలు ఉన్నా గానీ, ఎం చక్కగా అంతా వినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక 30 సెకండ్స్‌కి ఒక సర్వే ప్రకారం అయితే, 8 సెకండ్లే చూస్తున్నారంట, అందరూ గూడా. ఏదైనా ఒక రీల్‌ని గానీ, ఒక షాట్‌ని గానీ, అంతకుమించి జనాలు చూడడానికి ఇష్టపడట్లేదు
అవును.